మనం చాలా మందితో సాధారణంగా లైఫ్‌లో మాట్లాడుతూ ఉంటాం. ఆహ్, ఎప్పుడు చిన్నప్పటినుంచి స్కూల్‌లో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత కాలేజ్‌లో ఇలా. బయట కూడా చిన్న, చిన్న సంభాషణలు చేస్తూ ఉంటాం కదా! ఈ చిన్న, చిన్న సంభాషణలు అనేవి అసలు ఎంత వరకు సంబంధాల్ని బలోపేతం చేస్తాయనుకుంటారు?
హ్మ్. ఆ! చిన్న, చిన్న సంభాషణలనేవి ఇవి. ఆహ్, జీవితానికి గూడా అవసరం అని నేను అనుకుంటానండి. ఆహ్, మన జీవితంలో ఏదైనా సరే మొదలు పెట్టాలన్నా. ఆహ్, ఏదైనా సరే ఆహ్, గ్రీటింగ్ ఇంపార్టెంట్ కదండీ. ఆ గ్రీటింగ్ హాయ్, హౌ ఆర్ యూ అనేది ఆహ్, మొహంలో ఉండే ఆ చిరునవ్వు అనేది ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్ అండి. అవి ఉంటేనే ఏదైనా చేయగలము మన లైఫ్‌లో. ఆహ్, ఎగ్జాంపుల్ మనం అనుకుంటామండి చిన్నప్పటి నుంచి టీచర్స్‌కైనా సరే, గుడ్ మార్నింగ్ సార్ అంటేనే అప్పటినుండి. స్కూల్, కాలేజెస్‌లో గూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌ నూన్ అని, మన వర్క్ ప్లేసెస్‌లో గూడా సార్ వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌ నూన్ అని గ్రీటింగ్ చేయడము నవ్వుతూ ఉండడము. అప్పుడే కదండీ ఏదైనా సరే మొదలయ్యేది ఒక చిరు నవ్వుతోటే మొదలవుతది అని నేను అనుకుంటాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అయితే మామూలుగా ఫ్రెండ్సు ఫ్రెండ్స్‌ని చేసుకునేటప్పుడు కూడా, కాన్వర్జేషన్స్ అనేవి చిన్నగానే స్టార్ట్ అవుతాయి కదా? అసలు ఆ చిన్నగా మొదలైన కాన్వర్జేషన్స్ అంటే, ఎట్లా, ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, లేకపోతే ఇంకోటి, ఇంకోటి ఇ ఇలా మాట్లాడుకున్న తర్వాత, అవి ఎంతవరకు హ్మ్, ఆ సంబంధాన్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి అంటారు?
ఆ! అది బేస్‌డ్ ఆన్ మన మీద ఉంటుందండి అది. అంటే, మంచి వాళ్ళా, చెడ్డవాళ్ళ అని. కొంతమంది <smacks lips> మొదలులో పరీక్షిస్తుంటారు కదండీ. ఆహ్, కొంతమంది హాయ్ హౌ ఆర్ యూ తోటి. ఆ!కొంతమంది వెంటనే తెలుస్తు ఉంటారండి. మనం వాళ్ళు ఏంటిది అనేది అర్థమవుతుంటది. కొంతమంది విషయాలలో, కొంచెం వాళ్ళ లైఫ్‌లోకి ఎక్కువ వెళ్ళినప్పుడే మనకు తెలుస్తదండి వాళ్ళ నిజస్వరూపాలు ఏంటివో. ఆ! అవి కూడా తెలుస్తూ ఉంటాయి. ఆహ్, కొన్ని అలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. మంచి ఉంటుంది. చెడు ఉంటుంది. ఆ! పరిచయాలంటేనే అవి కదండీ. చిన్న, చిన్న పరిచయాలు. ఇంకోటి అతి పరిచయం అనార్థం అని కూడా అంటుంటారు చూడండి. అవును. ఆ! అవును. అది కూడా ఆహ్, నేనైతే అది ఫాలో అవుతూ ఉంటానండి. నాకు అనిపిస్తది నేను నా లైఫ్‌లో కూడా అది ఫాలో అవుతూ ఉంటాను.
హ్మ్. అవును. హ్మ్. ఆ! నిజమే. హ్మ్. <giggles> అవును. ఆ! కరెక్ట్ బాగా చెప్పారు. హ్మ్. <chuckles> ఆ! అయితే, ఇలా చిన్నగా అహ్, చిన్న, చిన్న పరిచయాలే కొంచెం మంచి ఫ్రెండ్సైనవి. అలా ఎప్పుడైనా మీ మీ జీవితంలో అలాంటి సందర్భం ఏదైనా ఉందా?
అంటే ఆ! ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఆహ్, చిన్న, చిన్న పరిచయాల నుంచి ఫ్రెండ్సైన ఫ్రెండ్సే నాకు ఇప్పటికి క్లోజ్ ఫ్రెండ్స్‌ లాగా అలానే ఉండిపోయారు అండి. ఆ!
ఆ! ఓహ్! అసలు ఎలా, ఎలా మొదలైంది? ఇప్పటికి ఎలా అయింది? అనేది ఏమన్నా షేర్ చేసుకోగలరా?
ఆ! చెప్తానండి. ఎందుకు చెప్పను. ఆహ్, అయితే ఆహ్, ఒక దగ్గర న నాది స్కూలింగండి. స్కూల్ నాది హోస్టలన్నమాట. ఆహ్, ఫి ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి, అక్కడ హోస్టల్. అక్కడ హ హోస్టల్ అవ్వడంతో ఇంగ పేరెంట్స్‌కి దూరంగా ఉంటాము. అలా కొన్ని రోజులు ఏడ్చేదాన్ని అన్నమాట నేను. ఆహ్, స్టార్టింగ్‌లో ఏడుస్తాం కదండీ, చిన్న పిల్లని నేను ఆ! ఏడుస్
ఆ! ఓకే. ఆహా! ఆ! ఆ! అవును. అంతే. అంటే, చిన్న వయసు. అలాగే పేరెంట్స్‌ని వదిలిపెట్టి హస్టల్‌లో ఉండడం అంటే అసలు నిజంగా గ్రేట్. హ్మ్.
ఆ! అట్లా అ అంటే, నాకు అక్కడ సీటొచ్చింది అని వేసారు లెండి మా పేరెంట్స్ కూడా. ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఆహ్, మాకు మాకొక మ్యాథ్స్ సార్ ఉండే ఆయన అండి. మ్యాథ్స్ సార్ చాలా బాగా చెప్పార్ అదంతా నాకు తెల్వదు గాని ఒక రోజు పిలిచి, "ఎందుకు ఏడుస్తున్నావ్," అది ఇది అడిగింది అన్నమాట. అడగడంతో, "ఏమో సార్ బాధ అయితుంది పేరెంట్స్" "లేదు బాగుంటది. నీ లైఫ్" అది, ఇది కొన్ని గైడెన్స్ చేయడం వల్ల, కొంచెం <smacks lips> మంచిగా అనిపించింది. కొంచెం ఫర్స్ట్‌డె కొంచెం లైట్‌గా ఆ ఓకే, అన్నట్టు అన్నాడంటే. సెకండ్, థర్డ్ డే కొంచెం మాట్లాడేవాళ్ళు అన్నమాట. కొంచెం పెద్దవాళ్ళు కదండీ వాళ్ళు. హ్మ్. మాట్లాడేవాళ్ళు. తరువాత, తరువాత మాకు టీచింగ్ మా క్లాస్‌కె రావడం జరిగింది అన్నమాట. ఆ సార్ వాళ్ళు. మ్యాథ్స్ చెప్తుంది మ్యాథ్స్ చెప్తుండే అండి మాకు. ఆహ్, ఆయన నుంచే నాకు మ్యాథ్స్ వచ్చింది అని కూడా నేను అనుకుంటాను అండి. మే బి ఆ సార్ అంటే, ఇష్టం ఉండడం కావచ్చు అండి. ఇష్టం అంటే, అది గౌరవంతో కూడుకున్న ఇష్టం అండి అది. ఎందుకంటే ఆ! ఆ! నేను చిన్నప్పుడే వెళ్ళిపోయేదాన్నేమో ఈ సార్ లేకపోయింటే. చదవకపోయేదాన్నేమో, అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆద్ అదొకటి అయితే గుర్తుకుందండి నాకు బాగా.
ఆహాహా! అదేలెండి. ఆ! ఆ! ఆ! ఆ! అవును. ఆహా! ఓకే. ఆ! ఆ! అవును. అదే. అంతే కదా మరి. హ్మ్. హ్మ్. అయితే, మీకు మాములుగా ఫ్రెండ్సయిన వాళ్ళు అంటే, మీ క్లాస్‌మెట్సూ లేకపోతే, హాస్టల్‌లోనే కొంతమంది ఫ్రెండ్సవుతూ ఉంటారు గదా! అవి గూడా చిన్న పరిచయాలతోనే మొదలవుతాయి గదా!
అ అవును. నా హాస్టలు 6 సంవత్సరాలండి. నాకూ చాలా క్లోజ్ ఇద్దరమ్మాయలు. ఇప్పటికీ వాళ్ళుకు మా ఇంట్లో వాళ్ళందరు తెలుసు. వాళ్ళింట్లో ఇంక ఫేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లానే ఉంటుంటాం అండి. ఎప్పుడైతే ఇప్పడ వరకు మా లైఫ్‌లో జరిగినయి ప్రతీదీ షేర్ చేసుకుంటూ ఉంటాము. ఆహ్, ఎక్కడ వరకు ఇప్పడ వరకు ఎ ఎక్కడెక్కడున్నామో అనేది గూడా తెలుసుకుంటూ ఉంటాము. ఆహ్, వారానికొకసారైనా తప్పకుండా ఫోన్స్ గానీ, మెసెజెస్ గానీ చేస్తూ ఉంటామండి. మా పేరెంట్స్‌కి గూడా వాళ్ళు తెలుసు. వాళ్ళ పేరెంట్స్‌కి గూడా మాకు తెలుసు. అన్ని జెయ్యా వాళ్ళే అ, ఇప్పటి వరకు గూడా నాకు జెన్యూన్ ఫ్రెండ్సని వాళ్ళే అనిపిస్తుంటారు.
హ్మ్. ఆహ్! ఆ! హ్మ్. ఆ! ఆ! నిజమే. అయితే, కొన్ని సార్లేంటంటే, మనం సంభాషణ మొదలుపెట్టేటప్పుడో ఆహ్, ఇలా చేసేటప్పుడు టోన్ గూడా చాలా చాలా ముఖ్యం అంటూ ఉంటారు కదా! నిజంగా ఎప్పుడైనా మీ టోన్ వల్లనో, లేకపోతే, ఇతరుల టోన్ వల్లనో, మీరు హర్టయిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
ఆ! నా టోను వల్ల నా విషయానికొస్తే, నన్ను చాలా మంది అంటుంటారండి. "చూడంగానే ఒక్కసారి మాట్లాడితేనే అలా కనెక్టయితావేంది, అంటే, మేము కనెక్టయిపోతున్నామేంది" అని అంటుంటారండీ. ఆ!
ఆ! ఆ! చక్కగా కలిసిపోతారు అనమాట అయితే అందరితోను మీరు. హ్మ్.
ఆ! ఆ! అందరితో అందరితో ఇగ అలా ఎలా? ఒక్కసారికి ఎప్పుడో పరిచయమున్న ఆమెలాగే మాట్లాడుతున్నావు, ఇంత బాగా అసలు. మళ్ళీ కల్ మళ్ళీ మాట్లాడాలని ఉంది మీతో. మళ్ళీ <smacks lips> అన్నట్టు అంటూంటారండి. కొంతమందైతే, ఆహ్, ఇంట్లొ కలుపుదనం కలుపూదనమని ఏమో అంటూ ఉంటారు కదండీ మన దాంట్లో. అది ఆ! కలుపుగోలుతనము. ఆ! అంత మంచిగా కలిషిపోతావు. ఏ ఏ కొత్త మామాలే కొ కొత్త కొత్త వాళ్ళైనా సరే ఇంత మంచిగ మాట్లాడతావని అంటూ ఉంటారండి. కొన్ని కాంప్లిమెంట్సయితే వొచ్చాయి నాకు. ఆ! అలా గూడా అవుతూ ఉంటాయండి.
ఆ! ఆ! కలుపుగోలుతనం అంటారు. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఆ! అయితే ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఆహ్, తర్వాత అంటే ఆహ్, అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళు పెద్ద తరం వాళ్ళు గదా! వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఆహ్, వాళ్ళు బాధపడతారేమో! ఇట్లా అనిపిస్తుంటుంది గదా! మీరు వాళ్ళతో ఎలా మాట్లాడతారు?
అవును. అయ్యో! నాకు అది చాలా ఉంటదండి. ఎవరిని హర్ట్ చేయడం నాకు అసలే నచ్చదండి. ఇంకా మన ఇంట్లో మన పెద్దవాళ్ళుంటే, వాళ్ళని ఎంతో గౌరవించుకుంటా, నవ్వుకుంటూ, ఆహ్, ముచ్చట్లు చెప్పుకుంటూ, వాళ్ళ పాత స్టోరీలు అడుక్కుంటూ, అన్నీ వెళ్ళిన ఇంటికాడ వెళ్ళినప్పుడైనా సరే, వాళ్ళతోటే ఉంటానండి. నాకు మా నాన్నమ్మ అన్న, మా తాతయ్య అన్న చాలా ఇష్టం. అంటే చాలా బా చెప్తారు. మా నానమ్మకి, మా తాతయ్యకి మేమన్నా చాలా ఇష్టం అసలు. ఎప్పుడో ఒకసారి ఒస్తాము అని, అలా చాలు ఉంటుందండి. ఓ పెద్ద వాళ్ళని హర్ట్ చేయొద్దు. నె అయినా నాకు థాట్ గూడా రాదు. కానీ, నేను ఆలోచిస్తానండి. మా పెద్దవాళ్ళు అనే కాదు. ఎవ్వరైనా సరే. వాళ్ళు పెద్దవాళ్ళు కదా! అలా మాట్లాడొద్దు కదా! థర్డ్ థర్డ్ పర్సన్ గురించి వాళ్ళు ఇన్సైడ్ ఏమనుకుంటున్నారు, ఆ సిట్యుయేషన్‌లో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళతో ఎలా మాట్లాడితే వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని మార్చొచ్చు అనేవి గూడా నాకు హ్మ్. నాకు తెలుస్తుంటాయండి. నేన్ అవి నేను అవి బాగా ఫాలో అవుతా. నాకు నాకు నాకు తెలుసు. నేను అవి ఏమో ఇంగా ఇన్బిల్ట్ కొంచెం హిడెన్ టాలెంట్ అంటారు కదా అండి. అలాంటివి కావచ్చు నాకు. <chuckles> అంటే, అందరు నా ఫ్రెండ్స్ అయితే అందరు అలానే అంటారు. "అంత మంచిగా కలిసిపోతది. ఒసేయ్! నువ్వు తిడుతున్నావ్, మాకు తిడుతున్నట్టు అనిపించదే" అంటుంటారండి ఫ్రెండ్స్ అయితే నన్ను. ఆ! "ఇగో ఎంత మాట అంటున్నావు, నాకు తిడుతున్నట్టు అనిపించట్లేదు చూడు" నవ్వుతున్నా అని గూడా అంటారండి కొంతమంది అయితే. అలా. <chuckles>
ఆ! ఆ! ఆ! ఆ! ఆహా! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఒక <chuckles> అంతే. అవును. <chuckles> ఆ! <laughs> ఆ! <chuckles> అయితే, ఈ పెద్దవాళ్ళ ఎదురు మనం ఎవరితో అయినా, కొ కాస్త క్లోజ్‌గా మాట్లాడినా... లేకపోతే కొంచెం ఏదైనా ఆహ్, వాళ్ళకి మన మాటలు, మన వయసుకు మించిన ఉన్నాయి అనిపించినా కూడా కొంచెం కసురుకుంటూ, లేకపోతే కోప్పడుతూ ఉంటారు గదా! అలా ఎప్పుడైనా జరిగిందా?
ఆ! అలా అంటే నాకు ఎప్పుడు జరగలేదండి. నేను మంచినే మాట్లాడుతా అని అంటూ ఉంటారు అండి. మా నాన్నైయినా. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. ఆ! నేను ఇంత బాగా "అంత చిన్నగా ఉంటది." చిన్నప్పటి నుంచే అనేటోళ్ళు అండి నన్ను. "అంత చిన్నగా ఉంటది అంత తెలివి ఏడ్నుంచి వచ్చిందే నీకు? అంతా అలా ఆ! పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడడం ఎట్లా తెలుసు నీకు?" అని అంటుంటారు. మా నాన్నమ్మ అయితే అదే అంటదండి. "మన ఫ్యామిలీలో ఎవరు లేరే అలా నీలాగా? నువ్వు ఏ‌డ్నుంచి పుట్టినవ్? ఎలా అసలు ఏంది ఇద?" అని కూడా అంటూ ఉంటారండి మా నాన్నమ్మ. ఏమోలేవే వదిలేసేయ్ అని అంటూ ఉంటానండి మా నాన్నమ్మని.
హ్మ్. ఆ! ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! ఓహ్! సూపర్ అయితే. మీరు ఎక్కడికెళ్ళినా గానీ, ఎవరితో మాట్లాడినా, ఎవరితో సంభాషించినా గూడా, మీకు మంచి పొగడ్తలే వస్తాయన్నమాట. అప్రిసియేషన్ వస్తుందయితే.
ఆ! వస్తాయండి. అంటే ఇంకా
అయితే, ఈరోజు అంటే ఇప్పుడు ఈ తరంలో ఈ కాలమాన పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే, ఆహ్, కొత్తవాళ్ళైనా, పాతవాళ్లైన, హ్మ్. కొన్నిసార్లేమవుతుందంటే, ఎంత పరిచయం చేసుకుంటే అంత నష్టం జరగడము. లేకపోతే తెలియకుండానే ఎక్కువ మాట్లాడేసేయడము. ఇట్లా జరుగుతూ ఉంది గదా! వీటివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అంటారు?
ఆహ్, మనం తెలుసుకోవాలి అండి. అంటే అవతల పర్సన్. వీళ్ళు మంచోలేనా? కాదా? ఆహ్, వాళ్ళ బిహేవియర్. వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి. వాళ్ళు అచీవ్ చేషిన గూల్స్‌ని బట్టి అంటే కొన్ని ఉంటాయి గదండీ. చిన్న చిన్నవి స్కూల్ థింగ్స్ కూడా చెప్తూ ఉంటారు కదండీ కొంతమంది. అలా, అవి చెప్పిన దాన్ని మనకు తెలిసిపోతుంది. ఒక్క పర్సన్‌తో ఒక 2 రోజులు 3 రోజులు మాట్లాడంగానే వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలుస్తదండి అది. దాన్ని బట్టి మనం కంటిన్యూ చేయాలా లేక ఇక్కడికే ఆపేయాలా వ ఆహ్, థర్డ్ పర్సన్ ఏ ఉద్దేశ్యంతో మనల్ని అప్రోచ్ అవుతున్నారు? అది తెలుసుకోవాలండి మనం. ఓహ్! అది కచ్చితంగా తెలుసుకోవాలి అది. ఆ!
హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! ఆ! అవును. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలి అంటారు.
ఆ! తే తెచ్చుకోవాలండి. అది ఖచ్చితంగా తెచ్చుకోవాలి.
హ్మ్. కొంతమంది ముందే అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఎట్లా అంటే ఆహ్, ఫస్ట్ మొత్తానికే అంతా చెప్పేయకుండా లేకపోతే మనం ఏంటి? అని వాళ్ళకి ఐడియా ఇవ్వకుండా ఉంటే బావుంటుంది. అయితే కొంతమంది ఏంటంటే, రివర్స్ జేస్తారన్నమాట. ఎట్లా అంటే, మొదట పరిచయం అయిన వెంటనే ఇంకా తొందరగా ఓపెన్ అయిపోవడము. అలాగే పర్సనల్స్ షేర్ జేసుకోవడము. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి గదా! ముఖ్యంగా ఈ ఆన్లైన్‌లో వీళ్ళు ఈ ఆహ్, అదేంటి వీటికి గురి కాకుండా ఉండాలి అంటే ఆహ్, లేకపోతే గురైన వాళ్ళు బయటికి రావాలంటే మీరు ఏం సలహా ఇస్తారు?
హ్మ్. అవును. మనకు తెలుసు కదండీ. చిన్నప్పడినుంచే. నేను ఏమనుకుంటాను అంటే. ఆహ్, అతి పరిచయం అనార్ధంగానే ఆలోచిస్తాను. ఇంకోటి అండి. ఆహ్, మనకు క్లోజ్ అయ్యే ఫ్రెండ్స్ ఎప్పటికి స్టార్టింగ్‌లోనే అంతా చూపెట్టి అంత చెయ్యరండి మనల్ని. జెన్యూన్ ఫ్రెండ్స్. వాళ్ళు లాయల్‌గా ఉన్నారా? లేరా? అనేది మనకి చాలా రోజులు వెళ్ళాక తెలుస్తది అండి అది. ఆ! ఇంకోటి తొందర తొందరగా చేయడం. తొందర తొందరగా ఎక్కువ కేరింగ్. ఎక్కువ ఏదో చూపెట్టడం. ఏదో చేయడం. అలా చేషేవాళ్ళు మనకి మొదట్లోనే తెలిసిపోతుందండి వాళ్ళ ఏంటిదో అనేది. అలా చేసేవాళ్ళు వీడు ఏదో చేస్తున్నాడులే. ఆమె ఏదో చేస్తుందని తెలిసిపోతుంది కదండీ మనకీ అప్పుడే. ఎప్పుడైనా సరే నేను క్లోస్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు. ఆహ్, మొదట్లో వాళ్ళు నిదానంగానే ఉంటారు. ఆహ్, తర్వాత తర్వాత క్లోస్ అయితూ ఉంటారు. గానీ వీళ్ళు అలా గాదు. స్టార్టింగ్‌లోనే అంతా చెప్పేషి అన్ని అన్ని చెప్తూ ఉంటారు మనకి. ఆ! దానివల్ల హ్మ్. అంత ఫాస్ట్‌గా మనం అడగకపోయినా కొన్ని చెప్తూ ఉంటారండి. అది అవ్ అనవసరం గదా! అయినా చెప్తు అప్పుడే మనము ఆలోచించుకోవాలి. ఓహ్! ఓకే. ఆ! ఈ పర్సన్‌తో కొంచెం డేంజర్. దూరంగా ఉండాలి. జాగ్రత్త ఆ జాగ్రత్తలు తీసుకోవాలండి.
హ్మ్. ఆహా! హ్మ్. ఆ! అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. నిజమే. ఆ! అవును. అంత ఫాస్ట్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే ఈ కాలంలో పిల్లలకి మనం ఇవన్నీ చెప్పినా గూడా ఏంటంటే, "నీకు తెలీదులే. నీకేం దెలుసు మా సంగతి. మా ఫ్రెండ్షిప్ సంగతి". ఇట్లా అంటూ ఉంటారు గదా! వీళ్ళని ఎలా కనిపెట్టుండాలి? అంటే వీళ్ళు ఏ పొరపాటుగా ఫ్రెండ్స్ అవ్వకుండా ఎవరితోనో ఇలా ఎలా జాగ్రత్త పడాలంటారు?
ఆ! పిల్లల విషయంలో అంటే మనం పట్టిచ్చుకోవాలండి. మనం, మనం క్లోస్‌గా అవ్వాలి. ఎవ్వరికైనా అండి వాళ్ళు థర్డ్ పర్సన్‌కి మన ఇంట్లో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి క్లోజ్ అయితున్నారంటే ఆ ప్రేమ మన దగ్గర దక్కట్లేదు అని. మన దగ్గర లేదు గాబట్టే అటు డైవర్ట్ అయితున్నారేమో. మన దగ్గర మనం అంత టైమ్ ఇవ్వాల్ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందండి? ఈ పేరెంట్స్ మొత్తం బిజీ షెడ్యూల్ అని పిల్లలను వదిలి పెట్టి వెళ్ళడం. ఆ! వాళ్ళ టైమ్ ఇక్కడ సమయం ఇంపార్టెంట్ అండి. వాళ్ళతో గడిపే సమయం ఎంత క్వాలిటీ అనేది దాన్ని బట్టే, మనం ఆ పిల్లలల్లో అది తగ్గించొచ్చండి. ఆన్‌లైన్‌లో గాని ఎక్కడైనా సరే అది తగ్గించొచ్చు. వాళ్ళని పట్టిచ్చుకోవడం. ఆహ్, ఆ ఏంటిది అని తెలుసుకొని నీ ఫ్రెండ్స్ ఎవ్వరైనా సరే నాకు చెప్పు నేను ఫ్రెండ్‌నే కదా! అన్నట్టు మనం, మనం ఉండాలండి వాళ్ళతో.
హుహు. హ్మ్. అవును. ఆ! హ్మ్. అవును. ముఖ్యంగా అసలు ఇదే ఇబ్బంది. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అంటే వాళ్ళతో అంత క్లోజ్‌గా ఒక ఫ్రెండ్‌లాగా క్లోజ్‌గా ఉంటే, వాళ్ళు కూడా మనతో కొంచెం షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నేర్పించొచ్చంటారు.
ప ఆ! అంతే అండి. అట్లా అలా నేర్పిచ్చొచ్చు. అలా చెడు వ్యసనా అంటే దూరం అంటే చెడు వ్యసనాలు అని గాదు కానీ కొంచెం ఆహ్, ఉంటారు కదండీ కొంచెం. స్నేహాలు, చెడు స్నేహాలతో గూడా కొంచెం దూరంగా మనము కొంచెం కాపాడుకున్నట్టు అయితదని నాకు అనిపిస్తదండి. మనం టైమ్ సమయం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ ఆఫ్ టైమ్ వాళ్ళతో స్పెండ్ చేయడం ఇది గావాలండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు డైవర్ట్ గూడా అవ్వరు అండి.
హ్మ్. హ్మ్. చెడు స్నేహాలు అనొచ్చు. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. బావుందండి. మీరు చాలా బాగా చెప్పారు. చిన్న చిన్న సంభాషణలు బంధాల్ని ఎంత నిలుపుతాయి? అలాగే మీ మీరు ఎట్లా మాట్లాడతారు నలుగురితోటి? ఎంత బా కలిసిపోతారు? ఈ విషయాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం.
ఓకే అండి. బై.
ధన్యవాదాలండి.